చిన్నగున్నప్పుడు మనం ఏది జేసినా గూడా, చాలా హృదయంతో ఇట్లా ఏ టెన్షన్ లేకుండా జేస్తామండి. అలానే ఆడినా గూడా, అసల్ టెన్షన్ ఫ్రీగా ఆడతాం. ఇ ఇంకా అసలు ఆ ఆటలు ఇష్టమున్న వాళ్ళైతే, చాలా ముందుకెళ్ళి ఇట్లా, టోర్నమెంట్స్ ఆడడం లాంటివి, లేకపోతే స్కూలుని రిప్రజెంట్ జేసి, వేరే స్కూ‌ల్స్‌తో ఆడడం లాంటివి గూడా జేస్తుంటారు. అయితే, చిన్నగున్నప్పుడు మీరు ఈ క్రీడలు ఎక్కువగా ఆడేవాళ్ళా మళ్ళీ?
అవునండి. ఆ! చాలా దారుణంగా ఆడేవాడినండి. ఎందుకు దారుణం అన్నానంటే, రోజులో మా ఇంట్లో, ఆహ్, స్కూలులో ఎక్కువ కాకుండా, నేను గ్రౌండ్‌లోనే ఎక్కువుండడానికి ఇష్టపడేంత దారుణంగా ఆడేవాడినండి.
హ్మ్. హుహు.
ఆ! అందుకని చ్ అంటే, మీకు క్రీడలంటే మీరు గమనించినట్టయితే <smacks lips> మనకి చిన్నప్పుడు అంటే, కొన్ని మనమెక్కువగా టీవీలు చూస్తూ ఉంటాం. లేదు అంటే, ఎక్కువగా మన చుట్టుపక్క ఆడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇలాంటివి ఏవోకటి మనకి కొంచెం ఇన్స్‌పిరేషన్‌గా అనిపిస్తూ ఉంటాయండి. అలా మనం మంచి, మంచి క్రీడలనేవి ఆడడానికి ఎక్కువగా ప్రోత్సాహం చూపిస్తూ ఉంటామండి.
హ్మ్. ఓకె అయితే ఎ ఏ క్రీడ ఆడేవాళ్ళెక్కువ?
నేను ఎక్కువగా క్రికెట్ ఆడేవాడినండి. ఆహ్, క్రికెట్ ఎంతలా అంటేనండి, నా జీవితంలో అది కూడా నాతో పాటు లైఫ్‌లాంగ్ ఉంటుంది అనుకున్నంత బాగా తీసుకున్నానండి క్రికెట్‌ని.
ఓకె. అంటే ఎవరితో ఆడేవాళ్ళండి? ఇప్పుడు స్కూలుతో ఆడేవాళ్ళా, స్కూల్ ఫ్రెండ్సా? లేకపోతే, ఇట్లా కాలనీ ఫ్రెండ్సు లేకపోతే ఇట్లా కజిన్స్‌ తోనా?
అవునండి. మొదటిగా చెప్పాలంటే అండీ, నేను మా అన్నయ్య మా ఇంట్లో ఇద్దరమండి. అయితే ఆహ్, మా అన్నయ్యకి నాకు ఇద్దరికి చిన్నప్పుడు అంటే క్రికెట్ ఎక్కువ చూస్తూ ఉండేవారం. ఎందుకంటే మా బాబాయికి క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి.
ఓకె. హుహు.
క్రికెట్ చూస్తూ ఉండేవారం. ఆ సమయంలో మనం అంటే, మనకి ఈ క్రికెట్ ఆడుతున్నప్పుడు మనకే అనిపిస్తుంది కదండీ! <smacks lips> అంటే ఎంతమంది చూస్తున్నారు అంత బావుందాట అంటే, మనం కూడా ఆడాలి, మనం కూడా ఇంత బాగా ఎదగాలి అన్నట్టు అనిపిస్తుంది కదా! అలా నేను కూడా చిన్నప్పటి నుండి క్రికెట్ అనేది బాగా ఇష్టపడ్డానండి. ఇష్టపడి నాకెలా ఉండేదంటే అండి, బౌలింగా? బ్యాటింగా? అనేది కూడా ఏమీ పెద్ద ఆలోచన ఉండేది కాదండి. 2 ఏసేయాలి, <smacks lips> 2 బాగా ఆడేయాలి అని ఫీలింగ్ తోటి. మా అన్నయ్య అని చెప్పాను కదండీ, తను ఎక్కువగా బ్యాటింగ్ చేసేవారండి. <smacks lips> అంతే కదండి, <giggles> ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆళ్ళతోటే కదండి బౌలింగ్ ఏయించుకుంటారు.
అవునవును. హ్మ్. అవునును. ఓకె, ఓకె. <giggles> అదే, అదే అవునవును నిజమే. ఇంట్లో చిన్న చిన్నగా ఉన్నోళ్ళు ఉంటే ఫ్రీగా ఏస్తారు బౌలింగు లేకపోతే <giggles> బయటికెళ్తే ఏంటంటే ఇప్పుడు బౌలింగ్ ఏయిరా అంటే అదేదో కొట్టినట్టు జూస్తారింక.
ఆ! అవునండి. నిజంగానండి. అయితే
అవును. అయితే మీకు బౌలింగ్ పైన కూడా ఎక్కువ ఇంట్రస్ట్ పె ఉంది అనమాట.
అవునండి. ఆ సమయంలో అయితే నాకు ఖచ్చితంగా బౌలింగ్ మీద చాలా ఇంట్రెస్టుండేదండి. అయితే నేను క్రికెట్టు ఆడటం, అలా మా అన్నయ్య దగ్గరె నేర్చుకున్నాను. మా అన్నయ్య చెప్పిన ద్వారానే నేర్చుకున్నానండి. అలా
హ్మ్. ఓకె అంటే ఆహ్, చిన్నగున్నప్పటి నుండి కూడా మీ అన్న ద్వారానే ఎలిసిందా? లేకపోతే ఇట్లా టీవీ చూషి గూడా నేర్చుకున్నారా? అంటే క్రికెట్ మాచెస్ చూస్తారు కదా ఇంట్లో సాధారణంగా. ఆ విధంగా గూడా నేర్చుకున్నారా? లేకపోతే మొత్తం అన్ననే నేర్పించిండా?
అవును. అవునండి, అవునండి. అదేనండి, ఏంటంటే క్రికెట్టు టీవీలో చూడడం వరకేనండి. అంటే ఆ షాట్ ఎలా కొడతారు, ఏంటి మనకేం తెలిసేది కాదండి. <smacks lips> అంటే ఏదో వస్తుంది, మనం మన హ ఫేవరైట్ ఎవరైనా క్రికెటర్ ఉంటే వాళ్ళని చూసి బాగా అబ్బా భలే ఆడుతున్నారే, అది ఇది అనుకునేవారం తప్ప, వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఆడుతున్నారో నేర్చుకోవడం అనేది కొంచెం కష్టం. మీరు గమనించినట్లయితే ఒక స్థాయి వస్తుంది, ఒక ఏజనేది వస్తుంది. అప్పుడు మనం ఎలా టెక్నిక్స్ వాడాలి, ఎలా కొట్టాలి అని వాళ్ళు చూస్తున్నది, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనం కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలా మా అన్నయ్యకి నేను బౌలింగది ఏయడం బాగా అలవాటు చేసుకున్నానునండి. అయితే ఏమైందంటే
హ్మ్. హ్మ్. అవునండి నిజం. ఓకె.
నేనెక్కువగా ఈ సమ్మరు ఇలాంటి వ్ ఆహ్, సమయాల్లో మా అన్నయ్య, మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరం మేమందరం ఇంట్లో ఆడుకుంటూ ఉండేవారమండి. మా ఇంటి పైన అంటే ఇంట్లోంచి అలాగ మేడ మీద చక్కగా క్రికెట్ ఆడుకోవడం. నా చుట్టుపక్క మా వీధిలో వాళ్ళు కూడా క్రికెట్ ఆడేవారు. వాళ్ళతో కూడా ఆడుకునేవాడిని. అయితే ఏమైందంటే అండి, ఆహ్, ఒక సమయానికొచ్చినప్పటికి నేను స్కూలులో క్రికెట్ ఆడతానని అంతగా తెలియదండి ఎవరికీ.
హ్మ్. హ్మ్. ఓకే.
అయితే ఆ! స్కూలులో ఒక సమయానికి నేను 5 తరగతి ఎంతో చదువుతున్నాను. నేను చిన్నప్పటి నుండి ఇంట్లో ఆహ్, వీధిలో అయితే ఆడుకునేవాడిని. ఎంత నేను ఒకటో క్లాస్ రెండో క్లాస్ నుంచే ఆడుతున్నాను. అయితే, ఐదో క్లాసులో ఒక చిన్న మ్యాచనేదయింది. అయినప్పుడు ఎవరెవరు ఆడుతారు అంటే, నేను కొంచెం సిగ్గుపడ్డానమాట. <smacks lips> అంటే ఆహ్, నేను ఆడుతాను మీతోటి అనడానికి కొంచెం
హుహు. అదే బ బయట అట్లా చెప్పనికి సిగ్గు పడ్డారంట చిన్నోళ్ళు గదా! మిగతా వాళ్ళందరూ పెద్దోళ్ళు ఉండెనా? లే ఆహ్, లే లేకపోతే తెలవనోళ్ళుండేనా?
ఆ! అదండి. అహా! లేదండి. ఆహ్, అంటే మన క్లాస్ వాళ్ళే. అంటే ఉంటారండి చిన్న, చిన్న పెద్దగా ఉంటారు. మన వాళ్ళు కూడా మనతో కలిసిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఏమైందంటే, ఇది క్లాస్ మ్యాచండి. క్లాస్ నుంచి ఏ సెక్షన్, బి సెక్షన్ ఇలా ఉంటాయి కదా! వాళ్ళకి మ్యాచ్ మాట. అయితే నేనేం జేశాను సైలెంట్‌గుంటే నాతో పాటు ఉన్న మిత్రుడు ఏం చేశాడంటే, ఒకసారి మా వీధిలో ఆడుతున్నప్పుడు నేను ఆడిపించాను. అది తను గుర్తుపెట్టుకొని,"ఇదిగో తిను కూడా బాగా ఆడుతాడు" అనేసి చెప్పారనమాట. అయితే సార్
హ్మ్. అవునా! ఓకే. హ్మ్. ఓకే అట్లా రికమెండ్ జేసిండింక.
ఆ! రికమెండ్ చేసారంతే. అయితే మరి ఏం చేయిపెట్టలేదంటే, ఆ! లేదులే నాకు అలా అని కాదు అంటే సరే, అని చెప్పి నా పేరు రాసుకున్నారు. ఆ రోజు మ్యాచయిందండి. ఏమైందంటే నేను బ్యాటింగెలా ఆడుతునో తెలియదు, బౌలింగెలా ఆడుతునో తెలియదు కదా! అయితే, ఒక 4 ఓవర్లు అయినప్పటికీ అంటే చిన్న పిల్లలమండి అందరంవుని. కానీ ఆళ్ళు కొట్టేస్తున్నారు అండి ఫుల్లుగాన. అయితే ఆ! నాకు నేను బౌలింగేస్తానని ధైర్యంగెళ్ళి చెప్పానండి. ఏయమంటే, ఏస్తే మీరెవరైన నమ్ముతారో లేదో నా చేతిలో 6 వికెట్లుంన్నాయండి మ్యాచయినప్పటికి.
హ్మ్. <chuckles> ఓకే. ఆ! అయ్యబాబోయ్! అంటే అంత మంచిగ చేషినారా?
అదే కదా! వాళ్ళందరు షాక్కయిపోయారు. అంటే, నాకు పెద్దోలతో ఆడడం అలవాటయిపోయింది కదండి! <smacks lips> అంటే, చిన్నప్పుండి మా అన్నయ్య, మా అన్నయ్య ఫ్రెండ్సే. ఆ! తా
<laughs> ఆ! ఆ! అదే. ఇంకా హ్మ్. అదే పెద్దోళ్ళు కొంచం సీరియస్‌గా ఆడతారు గాబట్టి, వాళ్ళాట ఒచ్చేసింది మీకింక. <smacks lips> ఎట్లా టెక్నిక్సన్నీ గూడా చిన్న వయసులోనే ఎక్కినియి మీకు.
అదేనండి. అవునండి. అయితే, నేనేం జేశాను ఆహ్, లెక్కల్లో నాకది బాగా అలవాటయిపోడం వల్ల, నేనింక మ్యాచంటే, నాకంటూ మాకో ధైర్యవొచ్చేస్తంది, మనకంటూ ఒక ఫీలొచ్చేస్తది కదా! నేను ఈళ్ళందరికన్నా బా ఆడేస్తానని. <smacks lips> అయితే <chuckles> ఆ!
అదే. అదే. ఒక్కసారి ఆడినంకా, ఇంక చిన్న పిల్లల ముందు ఇట్లా ఆడతే అదీ, ఆ కాన్ఫిడెన్స్ అప్పుడే పెరిగిపోతాయి గదా!
అవునండి. అయితే నేనేం జేశానూ, ఇదింట్లో ఒచ్చి చెప్పేసి చాలా గొప్పయిపోయానమాట. తర్వాతేవైందంటే, నేను హై స్కూలుకు వెళ్ళడం జరిగిందండి. అక్కడ కూడా ఇంక నాకంటూ ఒక పేరంటూ ఒచ్చిందండి. ఎందుకంటే, ఒకసారి టోర్నమెంటయిందండీ. అంటే, మాకక్కడ టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ ఉంటారుమాట. అయితే లవ్
హ్మ్. ఓకే. అంటే స్కూలు, స్కూలు మధ్యలనా? లేపోతే, ఇట్లా మండల్ కాట్ టోర్నమెంట్స్ అట్లాంటివి?
లేదండి. ఆ! మా ఏరియా మొత్తంకండి. చిన్నోళ్ళవ్వచ్చు, పెద్దోళ్ళవ్వచ్చు అందరూ.
ఓహో! అదే. అన్ ఇట్లా అండర్ 17, అండర్ 16 టోర్నమెంట్సుంటయి, అలా.
ఆహ్, ఆహ్ అలా అలా కాదండి, అలా కాదండి. ఏంటంటే, మీరు 10 సంవత్సరాల పిల్లాడాడచ్చు, లేదా 5 సంవత్సరాల పిల్లాడాడచ్చు, లేదంటే 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలోడు కూడా ఆడచ్చు. ఆ! అలా టీమ్స్ ప్రకారవండి. మనవొక టీమ్ తెచ్చుకొలీ, ఆ గ్రౌండ్‌లో మనం పేరు రిజిస్టర్ చేసుకొని ఆడుకోలిమాట. <smacks lips> అయితే, మేనూ బాగా గుర్తండి, మేము ఎయిత్ క్లాస్ చదువుతున్నావండి మేవందరం.
హ్మ్. అవునా! ఓకే. ఆహా! హుహు. ఓకె.
అయితే మాకు కూడా ఒక చిన్న టీమ్ పేరు పెట్టుకొని మేం ఎళ్ళి <chuckles> ఆ చీటీలేస్ ఆహ్, చీటీలో మా పేరు రాసి పెట్టాం అండి. అయితే అప్పట్లో ఆ! టోర్నమెంట్‌లో. ఆ డ్రా ఎలా తీసేవారు అంటే అండి చీటీలన్నీ ఒక చిన్న చిన్న ఉండల్లా చుట్టి ఒక 2 ఇద్దరొచ్చి 2 పేర్లు తీస్తారండి వాళ్ళిద్దరికి మ్యాచ్ మాట. <smacks lips> అయితే అ!
ఆ టో‌ర్నమెంట్‌లో. హ్మ్. ఓకె. ఓకె. ఇట్లా 2 టీమ్స్ టీమ్స్‌కి ఇంకా మ్యాచ్. ఆ!
అంతేనండి. అలా. అలా అయితే దారుణమైన విషయం ఏంటంటే మేము ఎయిత్ క్లాస్ చదువుతున్నాం. మాకు పడిన టీమ్ ఎవరంటే అండి ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి ఆగకుండా కప్ కొడుతున్న టీమండి.
అయ్య బాబోయ్! మొదటి టీమే అది బడిందింకా కాన్ఫిడెన్సేమన్నా డౌను కాలేదా మళ్ళీ?
నాకిం డౌనవ్వడం ఏంటండి అర్థం అయిపోయింది ఇంక మా టీమ్ మనం ఇంకా అయిపోయాం అన్నీయాళ్ళు ఎలాగొ ఆడుతారు. మనవేం ఆడుతాం. ఆళ్ళకి అందరికి వయసులు ఎలా లేదన్నా ఒక 26, 27, 28 ఈ సంవత్సరాలు వాళ్ళే అండి వాళ్ళందరూ.
అయ్య బాబోయ్! అదే అన్, చాలా సీనియర్సనమాటింకా.
ఆ! ఆళ్ళు అప్పటికే ఆ గ్రౌండ్ బా అలవాటు అయిపోయి 3 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్‌గా కప్పు కొడుతున్న వాళ్ళు ఎలా ఉంటారు?
అంటే వాళ్ళతోని ఫస్టు ఆహ్, వయసులో అసలు మాట్లాడానికే భయపడతారు పిల్లలు. అట్లాంటిది మీరింకా క్రికెట్ మ్యాచే ఆడారంటే <giggles> గొప్పోల్లే.
అవునండి. నిజంగా. ఆ టైంలో మ్యాచయిందండి. మాకు మేమేమనుకున్నాం అంటే ఎలాంటి టాస్ పడిన <giggles> ఖచ్చితంగా మనమే బ్యాటింగ్ తీసుకుందాం. ఎందుకంటే మన బౌలింగ్‌లగాని ఆళ్ళు చాలా పెద్ద స్కోర్ కొట్టారా మన పరువులన్ని పోతాయి. మనం ప్లాన్ చేసేద్దాం అని చెప్పి సరే అని చెప్పేసి కెప్టెన్ నేనండి మళ్ళీ మా టీమ్‌కి. <chuckles> అయితే ఆ! అయి
హ్మ్. అవునవును. నిజమే. <chuckles> ఓకె. ఆహ్, మీరు బౌలింగ్ ఏస్తారు అన్నారు గదా! కానీ బ్యాటింగ్ గురించి ఏం జెప్పలే? బ్యాటింగ్ గూడా మంచిగనే చెస్తారా? ఆల్ రౌండరా మీరు?
ఆ! ఆల్ రౌండండి. అదేండి. ఈ విషయం మీకు చెప్తాను. ఏమైందంటే ఆ రోజు అంటే నేను మా దానీలో ఆడినప్పుడు ఇప్పుడు చాలా బ్యాటింగ్ బా ఆడేవాడిని బౌలింగ్ కూడా చాలా బా చేసేవాడినన్నమాట. అయితే నేను కెప్టెన్ కాబట్టి నేను ఇలా చేద్దాం అంటే సరే అన్నారు. మ్యా
ఓహో! హ్మ్. అదే ఇంకా మీరు చిన్నోళ్ళు గదండీ! అంటే ప్రోత్సహించారా ఎవలన్నా ఇట్లా ఇట్లాడండి, అట్లాడండి అని జెప్పిండ్రా?
అ! ఏండి మా ఇంట్లో వాళ్ళు ఆ! మా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం మాములుగా ఉండదు తెలుసా! ముందు రోజు మా చీటీలు పడగానే వెళ్లి చెప్తే "ఏం పర్లేదు నువ్వనుకుంటే ఆడేస్తావు." అది ఇది అని అంత దారుణం ప్రోత్సాహం అండి. నెక్టు చుట్టుపక్క ఫ్రెండ్స్ కొంతమంది భయపెట్టేసారు అండి. "అమ్మ బాబోయ్! వాళ్ళు బాలు పడితే కనిపించదు ఇంకా. అలా దిగడం వరకే తర్వాత ఇంకా మొఖం మీదకి వచ్చేస్తది." <smacks lips> ఆ! నిజమేనండి. మేవేం చేశాం
<laughs> అయ్యో! <chuckles> అదే ఇట్లా ఎలివేషన్స్ ఇచ్చిండ్రేమో ఇంకా. ఆ ట్విస్టింక భయం అయితది. అంటే, <smacks lips> మీరు ముందే చిన్నోళ్ళు గదా!
ఆ! అవునండి, అవును. ఏమైందంటే, ట్రైలు మ ముందు రోజు ఒకసారి మ్యాచ్ చూద్దామని వెళ్తే, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. బాల్లు కొడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అయితే మేము ఫిక్స్ అయిపోయింది, ఏదైతే అయిందో ఆడేద్దామని. అయితే ఆ రోజు మరీ దారుణమైన విషయం ఏంటంటే, మాకు తెలిసిన ఒక అతనున్నాడండి, కొంచెం పెద్ద అతను అన్నమాట. ఏజ్ పెద్దతను అంటే 27, 28 సంవత్సరాలోడు. తనని మేము మా టీమ్‌లో ఆడుతావా అంటే ఆడుతా అన్నాడు మాట. సరే, హమ్మయ్య ఇంకేం పెద్ద అన్నియ దొరికాడు మనకి
హ్మ్. ఓకె. ఆ! ఆ! అదే. ఒక్ ఒక్కాయనన్నా వాళ్ళేజ్ వాళ్ళు దొరికిండ్రు. అంటే వాళ్ళకన్నా పెద్దాయనే. హ్మ్.
ఆ! ఉన్నాడు కదా! ఇ ఆ! బాగా పెద్దయన. అయితే మేవెంటనుకున్నాం, ఇంక మనకి తిరగులేదు అంటే దారుణం ఏంటయ్యిదంటే ఎవరు బ్యాటింగ్ చేయడానికి భయపడిపోతున్నారండి. నేనేం అనుకున్న ప్రకారం ఏంటంటే, ఫస్ట్ డౌన్ అండి నేను దిగాలి. <smacks lips> ఆ అన్నయ్య ఇంకొక అతను ఓపెనర్ దిగాలి, నేను ఫస్ట్ డౌన్ దిగాలనుకున్నాను. ఏమైందనుకున్నారు. ఈ ఎవరిని దిగమంటున్నా, "అమ్మ బాబోయ్! మా వల్ల కాదు మా వల్ల కా" ఇంక ఆలోచించానండి, కెప్టెన్ నేనే పరువు పోద్ది. <chuckles> అయితే నేను ఫిక్స్ అయిపోయానండి, ఓపెనర్ ఇంక దిగనంటన్నప్పుడు, నేను దిగిపోయాను. దిగిపోతే సగం దారికెళ్ళినప్పుడు అన్నియ్యేమన్నాడు, "స్ట్రైక్ నువ్వు చెయ్యు నేను అపోజిట్‌లో ఉంటాను" అన్నాడు అంతే. నాకు ఒక్కసారి చుక్కలు కనిపించినట్టయింది. డైరెక్ట్‌గా బాల్ నేనే ఫేస్ చేయాలా అని. అయితే నేను డైరెక్ట్‌గా ఫేస్ చేశానండి. నిజం చెప్తున్నాను, ఒకటే ఫిక్స్ అయ్యానండి. ఎలాంటి బాలొచ్చిన అడ్డుదాం, కొట్టే ఆప్షన్ అయితే పెట్టుకోకూడదు అనుకున్న. ఎందుకంటే నేను బలంగా కొట్టిన అంత ఫోర్లు సిక్సులు అయితే ఎల్లవండి ఆ ఏజ్‌లో.
ఓహ్! అది. హ్మ్. అయ్యో! ఆ! హ్మ్. ఓకె. <chuckles> అదే. ఆ! ఆ! అదే. అదే. అంటే, చిన్ చిన్న వయసు గదా! భయమవుతదీ ప్లస్ కొట్టలేం గూడా.
అవునండి. అయితే
అంత పెద్దోళ్ళేసినప్పుడు.
వాళ్ళు బౌలింగెయడం, నేను ప్రతి బాలు అడ్డెయడంమాట. చ్చవ్వని ఒకా, ఒక సౌండుతో యెళ్తన్నయి బాల్లు. నేను మిస్ చేశానా, నా చెవు పక్కనించొక సౌండ్‌లా యెళ్తంది.
అమ్మో! అదే. అదే. ఆ సౌండు ఇట్లా స్పీడుగొస్తుంటది జూడండి అట్లా. ఓకే.
ఆ! అయితే, నేను ఫస్టవరూ మేడిన్ జేసేశానండి. చేసేశాక, అపోజిట్టన్నయ్య ఆడాడు, ఫస్టు బాలౌటయిపోయాడండి అన్నయ్య. ఇంక ఆశలన్నీ పోయాయండి. ఇంకంతేండి. <smacks lips> ఒక 2, 3 ఓవర్ల వరకు నేను 1, 2 రన్లు కొట్టడం. ఇంక అలాగలవాటయిపోయి, నేనేం జేశానంటే, నమ్ముతారో లేదో మా టీమంతా ఆలవుటయిపోయిందండి. పదోవర్ల మ్యాచండి, ఓపెనర్ దిగినొడిని, నేను 9.4 ఓవరయ్యాను, కానీ స్కోర్ ఎక్స్‌పెక్ట్ చెయకండి. ఎందుకంటే, మేము 16కి ఆలవుటయిపోయాం. ఆ! అయితే, నేను 9 కొట్టానండీ, అందులోనూ ఓపెనింగ్ దిగినోడిని తొమ్మిది పాయింట్ నాలుగో బాల్ అవుటయ్యాను. అంటే, అర్థం చేసుకోండి ఎంత సేపు స్టాండర్డయ్యానని.
ఆ! హ్మ్. అయ్యో! హ్మ్. హ్మ్. <chuckles> అయ్యో! ఆ! ఓకే. ఓకె. అదే, అదే మొత్తమున్నారు. ఆల్మోస్టున్నారు మీరింక. సగం మ్యాచ్ వరకున్నారు.
ఆ! ఉన్నాను. అంతేనండి. మీను ఔటయిపోయొస్తంటే అండి, మీరు నమ్ముతారో లేదో, పెద్ద వాళ్ళన్నాను కదండీ, ఒకన్నయ్యొచ్చేసి నన్ను హగ్ చేసుకున్నాడు. చేసుకొని <smacks lips> "తమ్ముడు నిజంగా చాలా బా ఆడావు రా. అలాంటి బాల్లు అసలు టచ్ చెయడమే కష్టం, కానీ ఇంత సేపు నువ్వు డిఫెండ్ చేసుకుంటా చాలా గ్రేటన్నాడు." అయితే, ఆ మ్యాచ్‌ మేము పోయామండి. ఒక్క వికెట్టే పడ్డదాళ్ళది. మీరు ఆళ్ళూ కొట్టేసారండి.
హ్మ్. <chuckles> ఓకే. మళ్ళీ ఇట్లా ఓడిపోయినంకేమైనా అనిపిచ్చిందా? "అరే! ఇది మనకెందుకాడినాము ఈ టొర్నమెంట్, ఆడకుంటే అయిపోతుండే గదా!" అన్నట్టు అట్లా ఎన్ అనిపిచ్చిందా? లేదా?
లేదండి. లేదు, లేదు. నా జీవితంలో చాలా పెద్ద మంచి పని చేసిందనిపించింది. ఎందుకంటే అండి, మ్యాచ్ పోయానా! మ్యాచ్ పోగానే ఏమైందంటే అండీ, నాకంటూ ఒక గుర్తింపొచ్చేసిందండి. ఏంటంటే, పెద్దోళ్ళ బౌలింగ్ కూడా ఈడు చాలా బా ఆడతన్నాడని చెప్పి. తర్వాతేమైందంటే, కొన్ని మ్యాచ్‌లకి నన్ను పిలడం కూడా స్టార్ట్ చేసారండి పెద్దవాళ్ళు. ఆ
<chuckles> ఆ! ఓకే. ఇంక మిమ్మలిని సీరియస్‌గా తీసుకోడం మొదలు పెట్టిండ్రు.
ఆ! అప్పుడు నాకనిపించిందండి, అంటే, నేనిక్కడికిది ఆపేయకూడదని చెప్పేసి. ఇంక నేను టోర్నమెంట్లు గానీ, అవి గానీ, ఇంక చాలా పెద్దవి స్టార్ట్ చేశానండి. అయితే, నేనూ ఇంక టోర్నమెంట్‌లవెళ్తన్నప్పుడు, మీరు నమ్ముతారో లేదో, కొన్ని కొన్ని ఊర్లు కూడా నేనెళ్ళాల్సొస్తందండి. అంటే, ఫోను చేసి పిలుస్తారుమాట. <smacks lips> ఆహ్, నువ్వు ఖచ్చితంగా ఉండాలి మ్యాచంటే, అలా నేనొక టొర్నమెంటయిందండి. 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు, ఒక మ్యాన్ ఆఫ్ ది సీరీస్ కూడా కొట్టానండి.
హుహు. అవునా! ఓకే. అమ్మబాబోయ్! అంటే అంతలా ఎదిగిపోయినారనమాట ఇంక.
ఆ! ఇంక నాకు అలవాటయిపోయిందండి. అంటే నాకు
అంటే మీరు సాధారణంగా ప్రాక్టీస్ ఎక్కడ జేసేవాళ్ళండి? ఇప్పుడు మీ
ఆహ్, ఆ! మాకు అవునండి అవును. చెప్పండి.
ఎక్కడ జేసేవాళ్ళు ప్రాక్టీస్? అంటే స్కూ స్కూలులోనా లేకపోతే ఇట్లా ఓపెన్ క్రికెట్ క్లబ్స్ ఉంటాయి జూడండి ఆ నెట్లేసి ప్రాక్టీస్ జేస్తారు అక్కడ? ఎక్కడ జేశారు ప్రాక్టీసు?
ఆ! అవునండి. మీ క్లియర్‌గా చెప్తానండి, మాకు వీధి చివరన మాకు పెద్ద గ్రౌండండి. గ్రౌండ్ దగ్గరే మా స్కూలు మాట. అయితే నేను ఎలా ఉండేది అంటే, తెల్లవారి లేగిసి స్కూలుకెళ్లి రాగానే మధ్యాహ్నం భోంచేసి 5 నిమిషాల్లో పరిగెట్టేసి గ్రౌండ్‌కెళ్ళిపోయెవాడినండి. ఫుల్‌గా గ్రౌండ్‌లో ఆడుకునేవాడిని. తర్వాత బ్రేకయితే మళ్ళీ స్కూలుకెళ్ళిపోతాం కదా!
హ్మ్. ఓకె! ఆ! అవును.
అలా వెళ్ళిపోయి వెంటనే బ్రేకు అదే స్కూలు అయిపోగానే ఇంటికొచ్చి బట్టలు మార్చుకొని 10 నిమిషాల్లో పరిగెట్టేసి గ్రౌండ్‌కెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఈవినింగ్ 6 వరకు అక్కడే ఆడుకునేవాడిని. తర్వాత ఇంటికొచ్చేవాడిని. కాసేపు చదువుకోడాలు అవి జరిగేవి. జరిగిన వెంటనే ఒకటి వీధిలో ఆడుకునేవాడిని, లేదూ అంటే బాల్ గోడకేసి కొట్టి ఎగిరి క్యాచ్ పడ్డాలు, లేదా బాల్ మన మీదకొస్తుంటే ఎలా పక్కకు తొయడాలు, ఇలా ప్రాక్టీస్ చేయడాలు, లేదంటే మా అన్నయ్య కూడా నాకు బా
హ్మ్. ఓకె, ఓకె మీ అంతట మీరే ఎవరి సహాయం లేకుండా ఆడడానికి ప్రయత్నించేవాళ్ళే.
ఆ! అవునండి, ఆ! నెక్స్టు మా అన్నయ్య కూడా నాకు బా సపోర్ట్ చేసేవారండి. ఎందుకంటే నాకు గ్రౌండ్‌లో మంచి పేరు రాడం మా అన్నయ్యకి కూడా బాగా తెలిసింది అండి. ఏంటంటే, <smacks lips> నాకంటూ కొంచెం మంచి గుర్తింపొచ్చింది మాట. అయితే తర్వాత ఈ ఇష్టాన్ని మా ఇంట్లో వాళ్ళు కూడా తీసుకొని నన్ను కోచు దగ్గర కూడా నన్ను జాయిన్ చేసారు. <smacks lips> చాలా మంచిగా అయిందండి. కానీ, నాకు పర్సనల్‌గా చిన్న ఎపెండిస్ ఆపరేషన్ అది అవ్వడం వల్ల ఈ క్రికెటది ఆపేసానండి ఆ సమయంలో. ఆహ్, అయితే ఆ కోచు తర్వాత మళ్ళీ ట్రై చేయొచ్చు, కానీ కోచ్‌కి మా నాన్నగారికి చిన్న గొడవలా అయింది. ఎందుకంటే అండి, అతను కోచ్ చేస్తున్న టైం నుంచి అంటే, అదే నేను వెళ్ళిన టైం నుంచి, అతను ఎన్ని టోర్నమెంట్లు పెట్టిన ప్రతి టోర్నమెంట్‌లో కచ్చితంగా మ్యాన్ ఆఫ్ ద మాచ్ గాని, మ్యాన్ ఆఫ్ ద సీరీస్ గాని కొట్టుకొని వచ్చానండి నేను. <smacks lips> అంత సపోర్ట్ అలాంటప్పుడు ఎంత సపోర్ట్ చేయాలండి మనకి.
హ్మ్. అయ్యో! ఆ! <chuckles> ఓకె. అవును అన్ అంటే మీకెక్కువ సపోర్ట్ జేయకపోతుండేనా ఆయనయితే?
ఆది ఆ! అక్కడ చేయకపోయేసరికి మా నాన్నగారు కూడా కొంచెం కోపిష్టండి. ఇలాంటి విషయాలు కొడుక్కి ఏమైనా జరిగింది అంటే <chuckles> మా నాన్న చూడలేరుమాట. అయితే గొడవ పెట్టేసుకొని ఇంకా కోచింగది మానిపించేసి ఇంకా జరిగింది. బట్ నేను తర్వాత ఏమైందంటే, నేను వేర ఫీల్డ్ తీసుకున్నానండి. నాకు వన్ అంటే కుకింగ్ బా ఇష్టం, నేను చెఫయ్యాను. కానీ, ఖచ్చితంగా ప్రతి ఆదివారం నేనైతే ఖచ్చితంగా క్రికెట్ ఆడుతానండి. నాతో పాటు ఫ్రెండ్సుంటారు, లేదు వేరే టోర్నమెంట్లు ఎక్కడైనా ఉన్నాయి అంటే నేను డ్యూటీ సెలవు పెట్టైనా టోర్నమెంటెళ్లి, టోర్నమెంట్‌లో ఆడి ఏదోకటి గెలుచుకొస్తూ ఉంటానండి.
ఓకె, ఓకె. ఆ! <chuckles> ఆ! హ్మ్. ఓకే, ఓకే చాలా అద్భుతంగా చెప్పారండి అసలు మీరు చిన్నగున్నప్పటి నుండి క్రికెట్ పైన శ్రద్ధ పెట్టి ఎలా ఎదిగారో క్రికెట్‌లో. అలానే ఎవరి నుండి అయితే నేర్చుకున్నారో అవన్నీ చాలా బాగా వివరించారసలు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు.
ధన్యవాదములండి.